మనకి, ఈ హ్మ్. మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఆహ్, ప్రతి ఊరిలో కూడా కొన్ని చోట్ల జాతరలు అమ్మవారికి పండగలు లాంటివి చేస్తా ఉంటారండి. గ్రామదేవతలకి. మీ మీరంటే హ్మ్, ఆహ్, ఎ చాలా వైభవోపేతంగా చేస్తారు, చాలా చక్కగా చేస్తారు, అద్భుతంగా కూడా చేస్తారు. ఈ అమ్మవారి అదే హ్మ్, జాతరలనేటువంటివి.
అవునండి. అవునండి.
దాంతో పాటు భక్తి శ్రద్ధలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. ఈ మె హ్మ్, ప్రజానీకానికి ఎవరైతే పాల్గొంటారో వాళ్ళు. ఆహ్, ఆ మాత్రం భక్తి శ్రద్ధలతోటి ఎంతో అద్భుతంగా చేస్తారు. మరి అలాంటి జాతరలో పాల్గొన్న అనుభవం మీకేమైనా ఉందా? మీరెప్పుడైనా అలాంటి జాతరలకి వెళ్లి పాల్గొన్నారా? దాంట్లో పార్టిసిపేట్ చేసారా?
అవును. ఆ! ఖచ్చితంగా అండి. ఉంది, ఉంది అండి. మా ఊరులో జాతర చేసుకుంటాం. అంటే అంటారు కదండీ ఆహ్, గ్రామ జాతరనేది, కేవలం ఒక పండుగ గాదు. అది మన ఊరి మనసు, మన సాంప్రదాయాలు, మన మూలాలు అన్ని గుర్తు చేస్తూ ఉంటాది. జాతరలు అని అంటారు కదా! ఇంకోటి నగరాల్లో హడావుడిగా ఉన్న మన మనసులు, గ్రామ జాతరకొకటే సారి వెళ్తే <smacks lips> ఎట్లా అనిపిస్తుందండి జీవితం మెల్లగా ఊపిరి పీల్చుకున్నట్టు ఒకటి, సంతోషం అదో తెలియని భావన ఏర్పడుతుందండి మన మనసులో. అలా అలా ఉంటుంది. ఆ! బావుంటుందండి. ఆ! మా ఊరిలో మేము ఆహ్, ఆహ్, హనుమాను అంటే ఆంజనేయ స్వామి దేవు దేవుడున్నాడండి మా ఊరిలో. దేవుడు దేవుడికి మేము ఆహ్, మద్దిమడుగు అని మా ఊరండి. అటు సైడు మాది. ఆహ్, డిసెంబర్‌లో డిసెంబర్ 4కి అండి మా ఊర్లో జాతరయ్యింది. డిసెంబర్ 4, 5, 6, 7 అండి 3 3, 4 డేస్ అవుతుందండి జాతరకి. మేమేదోక రోజు వెళ్తాం. ఒక 2 రోజులలా వెళ్తూ ఉంటామండి. జాత ఆ! ఆంజనేయ స్వామి హ్మ్. అవునండి. జయంతి అని జరుపుతుంటామండి. అక్కడ పెద్ద <smacks lips> జాతర చాలా భక్తి అంటే అనిపిస్తుంటుందండి. ఉ ఆహ్, దేవుడికి పూజించే టైంలో మనకి కొంచెం భక్తి, భయం, నమ్మకం, ఆనందం అన్నీ అనిపిస్తూ ఉంటుంది కదండీ! ఆ విధంగా. ఆ! జాతరలో పూజించుకున్నప్పుడు. ఆ ఆ కనెక్షన్, ఆ దేవుడు మేమేం చేయాలనుకున్నా మా ఊరిలో మేము మా ఇంట్లో అండి, ఏది మాకు మంచి జరగాలన్నా, ఏదైనా చెడు జరిగినా గానీ తర్వాత <smacks lips> ఆహ్, ఆ దేవుడి దగ్గరికి వెళ్లేసొస్తామండి మేము. ఇంకా జాతర విషయంలో జాతరలో ఎన్ ఎట్లుంటుందండి, ఆ వాతావరణము మంచిగా జాతరకి అన్ని సిద్ధమవ్వడము అన్నీ చేస్తుంటారు కదండీ! అది పండగ వైభే వస్తూ ఉంటుందండి ఊరులో అయితే. ఆహ్, హ్మ్
ఆ! ఆ! ఆ! అవును. అవును. ఆ! ఆ! ఆ! ఆ! ఆ! అవును. ఎంతో బావుంటుందండి. చాలా బావుంటు ఆ! ఆహా! ఆహా! అంటే హనుమాన్‌దండి? అను ఆంజనేయ స్వామి హ్మ్. హ్మ్ అవునవును. హ్మ్. ఓకె. అ! ఆ! అ అంటే మరి ఈ జాతరలో మీకు హ్మ్, అంటే ఈ భాజా భజంత్రీలు, పోతురాజులు, ఆహ్, డా డ్యాన్సులు, ఆటలు, పాటలు ఇలాంటివన్నీ ఉంటాయాండి?
అన్నీ. అహా! అన్నీ ఉంటాయండి మా ఊరులో. పోతురాజుల వేషాలుంటాయి మనకి, ఆహ్, నైట్స్, నైట్సేమో నండి స్టేజ్ పెర్ఫార్మన్స్ కథలు చెప్పే వాళ్ళొస్తూ ఉంటారండి. ఆ కథలు చెప్తారు, వాళ్ళు డాన్సులు జేస్తారండి. ఆహ్, హ్మ్, తర్వాత దేవుడు పాటలు గూడా పెడుతుంటారు గదండీ! ఒక్కొక్క రోజు, ఆహ్, ఇంకా తెల్లవారు జామున లేవంగానే దేవుడి దర్శనానికి యెళ్తూ ఉంటాందండీ మనము, అప్పుడు తల స్నానం చేసుకొని, శుభ్రమైన <smacks lips> అంటే మంచి బట్టలు వేసుకొని, పూజా సామాగ్రి అన్ని సిద్ధం చేసుకొని వెళ్తుంటాం కదండీ! అది వెళ్ళడం వల్ల ఇంకోటి అండి మనం నమ్మకంగా <smacks lips> అంటే, అందరు లైన్‌లో నిలబడతారు కదండీ! కులమత భేదముండదు ధనిక, పేదకుల భేదముండదు. ఎ ఎవ్వరు లేకుండా ప్రతి ఒక్కరు లైన్‌లో మనం దర్శనానికి వెళ్తూ ఉంటాం కదండీ! అప్పుడు నాకనిపిస్తది, ఆ సహనమనేది అక్కడొస్తదనిపిస్తది అందరికి. అంటే ఆ నిలబడడం వల్ల, నాకు అసలు ఏవి ఎ అసలు ఊరు ఒకటే ఊరు బిడ్డలన్న ఫీలింగ్ గూడా ఆ టైంలో, ఆ జాతరలో నాకనిపిస్తదండి. అందరిని చూస్తే. అంత మంచిగా అనిపిస్తుందండి. ఇంగా పోతురాజులు, ఆ ఘనాలు అవ్వి, అవి జూడాలండి వేరసలు సూపరుంటుందండి. ఆ మనసుకి ఓ ఆనందం ఆ కళ్ళలో కనిపిస్తూ ఉంటుందండి. అది ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే బావుంటుంది.
ఆ! ఆహా! హుహు. అవునండి. అవునండి. హ్మ్. హ్మ్. ఆ! ఓకె. అంటే హ్మ్ అంటే, ఆ భక్తి ప్రపత్తులు అనేటివీ తప్పనిసరిగా కనబడతా ఉంటాయనమాట మీకూ ఆహ్, అందరికి. అంటే, అందరిలోనీ ఇదీ మీరూ ఆహ్, ఎంతో భక్తిగా ఆంజనేయ స్వామీ మీదా భక్తితో అందరూ ముందుకెళ్ళటం, ఆ న్యా జాతరలో పాల్గొనడవనేటువంటిది జరుగుతా ఉంటుందనమాట. హ్మ్. హు.
ఆ! ఆ! అవునండి. హ్మ్. హ్మ్. అవునండి. అవునండి. ఆ!
మరి ఇందె ఇందులో చూస్తే దీనితో పాటూ మీకంటే, ఎటువంటీ వేడుకలూ మీరు చేసుకుంటారు. అందులో ఆ రకంగా మా హ్మ్. ఉయ్యాలలూగటమనీ, ఇంకోటనీ, హ్మ్. జైంట్ వీలె, ఇలాంటివేవన్నుంటాయండి?
ఆ! అవును. అవునండి. ఆ ఆ డబ్బుల శబ్దాలుంటాయి చూడండండి జాతరలో అదేదో మనసుకి ఆనందం కల్పిస్తుంటుంటుంది. గజ్జల చప్పట్లు. అంటే, డ్యాన్ జేషేటప్పుడండీ. ఆ అరుపులు, ఒక్కొక్కరరుపులు ఎలా ఉంటుందండి అసలు అరుస్తుంటే, మనసు ఎంత తేలికగా అనిపిస్తుందో అండి అందులో అయితే. నేనైతే ఒక డాన్స్ పెర్ఫార్మన్స్‌కి నేమిచ్చానండి. డ్యాన్స్ గూడా జేషినా నేను. <smacks lips> క్లాసికల్ డాన్సెంచుకున్నానండి. నైటొక పెర్ఫార్మన్సుంది అంటే, నేను డాన్స్ చేశానండి. ఆహ్, హ్మ్, డా చీర గట్టుకోడం అదంతా నేను ముందు రోజే కొంచెం సాయంత్రమయ్యేసరికి అన్నీ ప్రిపరేషన్ జేసుకోనీ, ఇక డాన్స్ జేషానండి. చాలా మంచిగా అనిపిచ్చిందండి నా మనసుకి. అంటే, దేవుడి దగ్గర ఒక మంచి పాటకి, మంచీ క్లాసికల్ డాన్స్ జేషాననే ఫీలింగొచ్చిందండి నాకు. చాలా మంచిగనిపిచ్చింది ఆ అనుభవము, అదీ ఆహ్, బాగనిపిచ్చిందంటి. అంటే, నాట్యం జేస్తుంటారు గదండీ కొంతమంది, కొంతమందయితే బోనాలు గూడా దీసుకొస్తారు జూడండండి దేవుడి దగ్గరికి. పూజలూ ఆహ్, అన్నీ చేస్తరు. కొంతమంది బుక్స్, పుస్తకాలల్లో చాలా వరకు రాసి తీసుకొస్తూ ఉంటారు కదండీ, అవి అవి మంచిగనిపిస్తాయండి. ఆహ్, స్వీట్స్ చేసుకోడము, బెల్లమన్ బెల్లము, చపాతీలు, లడ్డు లడ్డుగా జేషి ఇట్లా ఆహ్, అవీ అవి చేస్తామండి మేము. దాన్ని ఆహ్, ఏమో అంటారండి, కొంచెం నాకు గుర్తుకు రావట్లే. అంటే, ఆహ్, మాలిజ అంటారు గదండీ, మాలిజ టైప్ జేస్తామండి మేము. స్వీటక్కడా అది తింటాం. అది దాని కోసమయితే మేమూ ఎళ్తే బావుండు. గుర్తుకొస్తుంటుందండి ఆ స్వీటు. అంత బావుంటుందండి జాతరలోదింకా.
ఆ! ఆ! హ్మ్. హ్మ్. ఆహా! ఓహో! అవునవునండి. హ్మ్. ఆహా! దాన్నీ ఆహా! ఎలా చేస్తారండి ఆ స్వీటు, హ్మ్. దేంతో?
ఆ స్వీటూ ఆహ్, బెల్లముంటుందండి. నార్మల్‌గా బెల్లము మనం చిన్న చిన్న పీసెస్ చేసుకొని పెట్టుకుంటామండి. గోధుమ పిండి, గోధుమ పిండితో మనం కొంచెం లావు లావుగా పిండి టైపే కొంచెం లావు లావుగా చపాతీలు చేసుకోవాలండి. అక్కడే దేవుడు సామాన్లతోటే, మన ఇంటి దగ్గర సామాన్లు తీసుకెళ్లొద్దండి. అంటే కొంచెం మంచివి ఉండవు కదా! అక్కడ దేవుడు, ఎవరెవరు వస్తే అందరూ అక్కడ దేవుడి సామాన్లు చేస్తారండి. రెంట్‌కి అట్లా 1 అవర్, 2 అవర్స్ తెచ్చుకోవాలండి. ఆ సామాన్లతోటే చేయాలండి. లడ్డు, లడ్డులాగా చపాతీలు చేసి చిన్న చిన్న ముక్కలు జేసేసి అండి. మనము ఈ చిన్న చిన్న ముక్కలు చేసుకున్నవి బెల్లం కలిపేసి గట్టిగా కలిపేయాలండి. ఈ చపాతీలు, ఆ బెల్లం కలిపితే ఒకటి లడ్డులాగా వస్తుందండి. ఆ స్వీట్ తే తియ్యగా ఉంటుంది. <chuckles> బెల్లం అది, అది బావుంటుందండి. దేవుడికి నైవేద్యంగా ప్రసాదిస్తారండి.
హుహు. హ్మ్. హ్మ్. అంటే ఈ ఈ రె మీరు వండినటువంటి ఈ హ్మ్, తిను బండారాన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత మీరు తింటారా?
తర్వాత ఆ! మేము మేము తింటామండి. అవునండి. అంటే దేవుడికి నైవేద్యం సమర్పించి, దేవుడికి అక్కడ ఉండే పూజారితో కూడా పూజలు చేయిస్తామండి. పూజలు అన్నీ చేపించినాక అందరం, అందరం ఆహ్, ఇ ఇంట్లో వాళ్ళం అందరం ఉంటామండి. కుటుంబ సభ్యులు ఒకటే దగ్గర ఉండి, ఆ పూజ, పూజ సమయానికైతే అందరం ఉండి దేవుడికి పెట్టాక మేము తీసుకుంటాం, మేము తింటామండి ప్రసాదం.
హుహుహు. ఆహా! హ్మ్. ఓహో! అంటే మరి మీరు ఇందాక డాన్సన్నారు కదా! మీకు ఈ అంటే సాంప్రదాయ నృత్యం మీద కా ఆహ్, అం అంటే అవగాహన ఉందా? అనుభవం ఉందా? నేర్చుకున్నారా ఎప్పుడైనా మీరు? నీ
అంటే క్లాసికల్ డాన్స్ నాకు కొంచెం వచ్చండి చిన్నప్పటి నుంచి. ఊరికే అలా పార్టిసిపేట్ చేశానండి. పార్టిసిపేషన్ నేమ్స్ ఇవ్వండి అంటే చేస్తే బావుంటుంది గదా! క్లాసికల్ డాన్సే గదా అన్నట్టు నేర్చుకొని చేశానండి నేను. స్టేజ్ పెర్ఫార్మన్స్ ఉంటాయన్నమాట జాతరలో. అలా అలా అందుకే చేశానండి నేను అక్కడ.
ఆ! ఆహా! ఓహో! అంటే దీనికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి నృత్య రీతులు ఏమైనా ఉంటాయా అండి? అంటే ఈ దేవుడి పాటకి మీరన్ చేయటానికి ముందెప్పుడైనా మీరు ప్రాక్టీస్ లాంటిది ఏమైనా చేస్తారా? లేకపోతే డైరెక్ట్‌గా అక్కడ అక్కడ అనుకోని చేసిందేనా మామూలుగా?
లేదండి. ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేసే చేశానండి. క్లాసికల్ డాన్స్ గదా! నేను నేమిచ్చానని చేశాను. కానీ ఆ దేవుడికి ప్రత్యేకతగా ఆహ్, అంటే <smacks lips> మొక్కుకుంటూ చేస్తూ ఉంటారండి. స్వాములు గూడా ఆంజనేయ స్వామి మాలలు ఎస్తరు గదండీ! స్వాములు భక్తి పాటలు పాడుకుంటూ డాన్స్ జేసుకుంటూ దేవుడికి చెప్పుకుంటారండి. అవును. బావుంటుందండి. అ అది కూడా జేస్తారండి. ఆహ్, అంటే ఆహ్, ప్రతి సంవత్సరం సాములు జేయడానికి ట్రై జేస్తారండి. ఎవ్రి ఇయర్ నాకు చిన్నప్పటి నుంచి గుర్తుకుందండి ప్రతి జయంతికి ప్రతి జాతరలో చేస్తారండి అక్కడ అది ఆ జాతరలో.
ఆ! ఆ! హుహు. ఆహా! అంటే ఆ జాతరలో ప్రతి సంవత్సరం ఇలాంటీ న డ్యాన్సులు అవీ, ఇవీ అన్నీ హ్మ్, య అంటే, చేస్తుంటారు. మరీ ఇప్పుడూ ఇదీ చేసినప్పుడు, మా అంటే, ఆహ్, యా హ్మ్, జాతర రోజుని పలానా వాళ్ళే చెయ్యాలి, లేతే పేరివ్వాలనే నియమముంటుందా, లేపోతే ఎవరైనా అప్పడికప్పుడు గూడా ఒచ్చి అనుకునీ వాళ్ళూ మ చెయ్యచ్చా అలా డా
ఆ! అవునండి. లే లేదు లేదండి. ఊరులో గూడా కొన్ని సంస్కారాలుంటాయి గదండి, సంస్కృతి. అంటే, ఈ వంశపరులే చెయ్యాలి, ఆహ్, ఈ వంశం నుంచే మనకి దేవుడికీ రావాలి అనేది ఉంటుంది గదండి! దేవుడికి స్తంభం పెట్టడం జరుగుతుందండి ప్రతి సంవత్సరమూ. స్తంభం ఆహ్, స్తంభ పూజ గూడా అండి. అది అదీ ఆహ్, ఒక ఫ్యామిలీ నుండి జేస్తారండి. మా ఊరులో ఒక ఫ్యామిలీ వాళ్ళు చేస్తారూ. వాళ్ళందరు వాళ్ళా వాళ్ళ ఇంటికాడ నుంచే, వాళ్ళే చెప్పిస్తారండి ఆ స్తంభము. వాళ్ళె, వాళ్ళే బెడతారండి స్తంభము. ఆ ఊరు వాళ్ళే జేపిస్తారు ప్రతీ అంటే, ఆ వంశపరంగా ఒచ్చింది గదండీ అది, అలా. ఆ! అలా వాళ్ళే జేస్తారండి అది. ఆ స్తంభం, అది ఆహ్, అది గూడా ఒకరోజూ ఆహ్, బ్-బ్ ఫెస్టివల్‌లాగా పెద్దగా ఘనంగా జేస్తారండి వాళ్ళు, ఆహ్, ఆ ఫ్యామిలీ వాళ్ళు, ఇంకా దేవుడికి ఫండ్స్ గూడుంటాయి గదండీ, ఆ ఫండ్స్ అన్నీ కలిపి, ఆహ్, అందరికీ అన్నం పెట్టడం ఆ రోజూ, అందరు ఊరు మొత్తమూ ఆహ్, ఒండుకోవద్దు 2 రోజులు అన్నము, దేవుడు స్తంభ పూజ జరుగుతుంది అందరూ రెడీ అయ్యి రావాలి అని మైక్‌లో అనౌన్స్‌మెంట్ చేస్తూ ఉంటారండి అప్పడికప్పుడు అప్‌డేట్సిస్తూ ఉంటారు, మా ఊరులో ఆ జాతర టైంలో అండి.
ఆ! హుహు. హుహు. హుహు. అవునవునండి. ఆ! ఓహో! అంటే ఆ రకంగా మీరు అప్‌డేట్ తీసుకొని మీరేమో హ్మ్. ఆ జాతరలో పాల్గొనడం అనేది జరుగుతుందనమాట. <sneezes> అయితే మరి ఈ జా జాతర గ గాని చూసుకుంటే ఇప్పుడు ఇప్పటికీ మీరు గతంలో ఎప్పుడైనా 10, 20 ఏళ్ళ నుంచి చేస్తూ ఉంటారు గదా! అప్పడికి ఇప్పడికి ఏమన్నా జాతరలో ప్రత్యేకమైన మార్పులు ఏమైనా ఉన్నాయా అండి? లేకపోతే అంటే హ్మ్, నె మా అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉందంటారా?
ఆ! అవునండి. అవును. <giggles> అయ్యో! చాలా మార్పండి చాలా. నేను చిన్నగున్నప్పుడు నాకు గుర్తుకుందండి. నేను ఫిఫ్త్, సిక్స్త్ అంటే మనకు కొంచెం గుర్తుకుండేది సెక థర్డ్ క్లాస్ నుంచి అలా గదండి! గుర్తుకుండేది. అప్పుడు అంటే షాప్స్ అన్నీ పెట్టేవాళ్ళు గాదండి. జయింట్ వీల్ ఆడుకోవడానికి పెట్టేవాళ్ళు గాదు. నార్మల్‌గా చిన్న చిన్న షాపులు పెట్టేశి నార్మల్‌గా కొన్ని బొమ్మలు ఆహ్, కొన్ని జ్యువెల్లరీ షాప్స్ ఉంటాయి గదండీ! బ్యాంగిల్స్, కమ్మలు అవి ఇవీ కుంకుమ భరణిలు గూడా అమ్ముతారండి అక్కడ. చిన్న చిన్న షాప్స్ ఉండేవి. చిన్న చిన్న కుంకుమ భరణిలు అవ్వే ఉంటుండేనండి అక్కడ. కానీ ఇప్పుడు చూస్తే అసలు ఆ ప్లేసే సరిపోవట్లేదండి. మొత్తం ఎక్స్‌పాండ్ అయిపోయింది అన్నమాట. బయట ఉన్న మాకు అడవి దగ్గరలో ఉంటుందండి. అడవి, అడవి గూడా దాటుకుంటూ లోపలికొచ్చేశారండి. చాలా దూరం. పెద్ద పెద్ద షాప్లు పెట్టడం పెద్ద పెద్ద వైన్ షాపులు పెట్టడం అయిపోయింది. అప్పు అక్కడ చాలా చాలా మందికి వృత్తి పెరగడం జరిగిందండి, అప్పటికి ఇప్పడికి. గుడిని గూడా అప్పట్లో చిన్న గుడి ఉంటుండేనండి. ఇప్పుడు చాలా పెద్దగయిందండి గుడి. మొత్తం డెవలప్‌మెంట్ అనేది ఫుల్ అవుతుంది అక్కడ. ఆహ్, చాలా అంటే చుట్టూ గోడలు గట్టడము ఆహ్, పెద్ద పెద్ద స్తంభాలను పెట్టడము ఆహ్, ఎంట్రీ టికెట్స్ గూడా దీస్ ఒకప్పుడు మేము చిన్నగున్నప్పుడు టికెట్టే లేక్కుంటుండేనండి డైరెక్ట్ వెళ్లి దర్శనం చేసుకునేవాళ్ళం. ఇప్పుడు టికెట్స్ ఒకప్పుడు డైరెక్ట్ ఊరికే అలా లైన్‌లో నిలబడేటోల్ ఇప్పుడు పెద్ద పెద్ద అవి ఉంటాయి గదండీ! ఇదీ పెద్ద పెద్దవి నిలబడడానికి ఎంత సేపు నిలబడాలి. గంట, 2 గంటలు 3 గంటలయినా జ అది అవ్వదండి దర్శనం ఇప్పుడు ఇప్పుడంత అంత మారిందండి అది ఆహ్, మళ్ళీ కుంకుమలు అవ్వి ఇవ్వి గూడా అండి. చాలా పెద్ద పెద్ద షాపులు ఆహ్, బాగా నమ్ముతారనమాట. కుంకుమలు తీసుకుపోవాలి ఇక్కడి నుంచే దేవుడిది అని. ఆహ్, చాలా నమ్ముతారండి అడవిలలో గూడా మా దగ్గర అక్కడ అడవి ఫ్రూట్స్ అవి దొరుకుతాయండి ఎలక్కాయలని ఉంటాయి గదండీ! అవి, అవి తెచ్చుకోవడం జరుగుతది. అవి గూడా అమ్ముతరండి అక్కడ ఉండే చెంచూసు. చెంచూస్ ఉంటారండి. మాది అడవి ప్రాంతం అనమాట. వాళ్ళు వాళ్ళకది రు అది అదొక వ్యాపారం టైప్ అండి. వ్యాపారం అయిపోయింది అక్కడుండే చెంచూస్ అవి తెచ్చి అమ్మడము, వాళ్ళు తెంపుకొచ్చి. ఊరికే తెంపుకొస్తారు గదండీ! ఒక్కొక్కటి ఇప్పుడు మనము ఎక్కడెక్కడ నుంచో వస్తారండి మా జాతరకి. సిటీ నుండి, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అది తింటే మంచిది అన్నట్టు తింటారండి. కొనుక్కుంటారు. చాలామందికి ఆహ్, ఆ జాతరనేది ఆహ్, ఆ 10 రోజులు ఆ 15 రోజులు ముందు నుంచే స్టార్ట్ జేస్తూంటారు గదండీ! చాలా మంది జీవితాలు కొన్ని కొంతమంది అది వ్యాపారం గదండీ! వ్యాపారంగా హ్మ్. జరగడం జరుగుతుంది. ఇంకా కొబ్బరి ఒకప్పుడు కొబ్బరికాయలు డైరెక్ట్ కొనుక్కునేటోళ్ళమండి మేం చిన్నగున్నప్పుడు. ఇప్పుడు టికెట్స్ ఉంటాయి. కొబ్బరికాయలకు గూడా అక్కడ పాట పాడడం అనేది జరుగుతదండి. అంటే వాళ్ళే అమ్మాలి కొబ్బరికాయన్నట్టు. ఒకప్పుడు లడ్డూయే లేకపోతుండేనండి <giggles> ఇప్పుడు లడ్డు గూడా అమ్ముతుర్రండి అక్కడ. లడ్డు గూడా టికెట్స్ తీసుకోవాలి. ఆహ్, ఒకప్పుడు ఆహ్, నేను చిన్నగున్నప్పుడు ఫోటోస్ తీసేవాళ్లే లేకపోయేటోళ్ళు ఫోన్స్ గూడా లేకపోతుండేయి. ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ గూడా ఉంటారండి అక్కడ. ఆహ్, చాలా డెవలప్‌మెంట్. డెవలప్‌మెంట్ అనేది ఫుల్లయిందండి. పూజారులు గూడా చేంజ్ అవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. <smacks lips> అంటే వాళ్ళ వంశ పరంగానే ఆ పూజారినే రావాలి అని అట్లా వ అ అది కూడా జరుగుతుందండి నేనన్ అన్ అన్ని జూశానండి ఇప్పటికి అప్పటికి.
హ్మ్. హ్మ్. ఓహో! అవునా! ఓహో! హ్మ్. ఆ! హుహు. హుహు. ఓహో! ఆ! హ్మ్. హ్మ్. అవును. ఆహా! ఆ! హ్మ్. ఓహో! ఓకే. ఏంది ఏంటో అంటే, ఎంతో వ్యత్యాసం కనిపించిందనమాట ఆ దేవుడు మీదా హ్మ్, అంటే, ఆహ్, హ్మ్, జాతరలో ఎన్నో మార్పులు, ఎన్నో రకాలైనటువంటి విధివిధానాలు, ఆహ్, మారాయన్ని మారాయి, కానీ మారనదంటూ ఉంటే, ఆహ్, ప్రజలకీ ఆంజనేయ స్వామి మీదున్నటువంటీ విశ్వాసం, భక్తి ప్రపత్తులు. ఇవి మాత్రం ఏవీ మారలేదనుకోవచ్చంటారా? హ్మ్.
కంప్లీ అ అన్ అంతే అండి, అస్సలు మారలేదు. అంతమందీ ఆహ్, పా భక్తులు దర్శించుకుంటున్నారంటే, అయె అది చాలా వరుకు తెలుస్తుంది గదండీ అది. అస్సలు మారలేదండి. ఇంకా ఇబ్ చాలా ఇంగ సమ్మర్ టైమ్‌లో గూడా అండి, దేవుడు దగ్గర చాలా మంది ఒచ్చి దర్శించుకుంటూ వెళ్తారండి. జాతర టైంలో అయితే, మనకూ ఆహ్, లోపల దేవుడుని హ్మ్, చూడడమే కష్టమండి. కొంతమందయితే మళ్ళెప్పుడైనా ఒచ్చి చూసుకుందాంలే అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటారండి. అంతమందీ చాం ఉంటారండి ఆ జాతరలో అయితే. చాలామందుంటారసలు.
హ్మ్. హ్మ్. ఓహోహోహో! అయితే, మీ ఊరులో జరిగేటువంటీ జాతరలో మీరు పాల్గొన్న అనుభవం గురించి, చిన్నప్పడినించి ఇప్పడికొచ్చిన మార్పుల గురించి, ఎంతో చక్కగా, ఎంతో వివరంగా చెప్పారు. మీతో మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలండి.
ఆహ్, మి మీరూ చాలా అడిగి తెలుసుకున్నారు. చాలా వరుకూ ఆహ్, మీ మీ ఎక్స్‌పీరియన్స్ గూడా చెప్పడం జరిగిందండీ, ఆహ్, ధన్యవాదములండి. మళ్ళీ మనం మాట్లాడతాం.
హ్మ్. తప్పనిసరిగా మళ్ళీ మాట్లాడదామండి. ధన్యవాదాలు.